మీకు ఫ్లెక్స్‌లు ఐడియా ఉంటది. ఈ పెళ్లి‌ళ్ళ కాట్లీకి ఫ్లెక్స్‌లు యేస్త ఉంటారు. లేదా
అవును. అవునండి. ఫ్లెక్స్‌లు నిజంగానండి ఫ్లెక్స్‌లు పెట్టారు. జూడ్ బ్యాగ్స్ గూడా, అప్పటి నుండే కొంచెం ఒచ్చాయండి జ్యూడ్ బ్యాగ్స్. జూట్ బ్యాగ్స్
ఆ! ఈ ఫ్లెక్స్‌లు పెట్టేటప్పుడు ఏం జెసారు? ఫ్లెక్స్‌లు కూడా ప్లాస్టికే అని జెప్పి, అటిల్ని బాన్ చేసేసారండి. చాలా పెద్ద రచ్చ అయింది. ఇప్పుడు ఎందుకంటే, ఈ ఫ్లెక్స్ షాప్‌లో ఉన్నోళ్ళందరూ పెద్ద, పెద్ద మిషన్లుంటాయిమాట. ఆ మిషన్‌లన్నీ ప్లాస్టిక్‌తోనే, ఈ ప్లాస్టిక్‌నె రిలీజ్ చేస్తాయి ఫ్లెక్స్‌లో. సో, ఇతను ఏం చేసాడంటే, "క్లాత్ మెటీరియల్ పెట్టండి ఇది కాదు" అని జెప్పారు. సో, వాళ్ళందరికి నష్టం. ఎందుకంటే, ఆ మిషన్‌లు ఆల్రెడీ ఇవి కొనేసారు. ఒక్కొక్క మిషన్‌లో ల ల్యాక్స్‌లో ఉంటది. సో, అప్పుడు చాలా పెద్ద డెబిట్ అయిందది.
<giggles> అమ్మో! ఓకె. అవునండి. అవునండి. కె నిజంగానండి. నిజంగా. అవునండి. అవునండి. ల్యాక్స్‌లో ఓహో! నిజమేనండి. అప్పటికప్పుడు చేంజ్ అయితే, ఆ వాళ్ళ ఉపాధి త తగ్గిపోతుంది గదండీ! ఉపాధి కోల్పోతారు వాళ్ళు. కాబట్టి, కష్టమేనండి అది గూడా కానీ, చేయాలి తప్పదండి. అలా చేస్తేనే ఫ్యూచర్ జనరేషన్ అయినా బాగుంటుంది. మనమంటే ప్లాస్టిక్‌లో బతికేస్తున్నాం, ప్లాస్టిక్ తినేస్తున్నాం, ప్లాస్టిక్‌లో ఉండేస్తున్నాం గానీ మన హ్మ్, తర్వాత తరం వాళ్ళైనా క కరెక్ట్ ఉండాలంటే, మనం అలా చేయడంలో తప్పు లేదండి. ఇప్పటికి నష్టపోతారు అది జరగొచ్చు. గ్ తప్పు గాదు గానీ తర్వాతనయితే బాగుపడతది కదండీ. అది ఆలోచించుకోవాలి మనం.
గవర్నమెంట్‌కి, వాళ్ళకి. అవును. ఖచ్ఛితంగానండి. ఇప్పుడు అంతెందుకండి మీకు ప్లాస్టిక్‌ని కొనుక్కునే కంట్రీ ఉంది. మీకు ఐడియా ఉందా? తెలుసా మీకు? ప్లాస్టిక్‌ని కొనుక్కుంటారు. చైనా.
ఆ! ఉ ఉంది. ఆహ్, ఒక మూవీ‌లో ఆ! అవునండి. ఒక మూవీ‌లో ఆహ్, 'సింగం 2' నో ఏదో మూవీ‌లో ఆస్ట్రేలియా నుంచి వాళ్ళ దగ్గర ఉన్న ఆహ్, చెత్త మొత్తం మన దగ్గర ఎస్తారు చూడండండి. హ్మ్. చెత్త అంటే మన దగ్గర ఎస్తరు. అప్పుడు హీరో ఆహ్, హీరో పట్టుకుంటాడు చూడండండి. అది నిజమేనా అనిపిస్తదండి నాకు. నిజంగా ఉంటయ ఆస్ట్రేలియా నుంచి హ్మ్. అంటే మ అంటే మన భారతదేశాన్ని చెత్తలాగా ఫీల్ అయితున్నారు అందరు ప్రతి ఒక్కరు మనం వాడేది ప్లాస్టిక్‌ని వల్ల.
రామెటీరియల్ మొత్తం చెత్తంతా ఏస్తారు డస్ట్‌బిన్‌లో. డంప్ యార్డ్‌లో. ఆ! సూర్య గారి. ఆ! నిజమేనండి. నిజం జరుగుతుందండి ఇది. ఇప్పుడు మ మన మన కంట్రీ‌లో వాడు ప్ యాక్చువల్లి అండి. మనకి ఆ! మన ఇండియా‌ని అలా చూపించారు గానీ అందులో, ఇప్పటికి నిజంగా బయట కంట్రీ‌లు చేస్తున్నాయండి. ఇప్పుడు ఈ రిచెస్ట్ కంట్రీస్ ఉంటాయి గదా! వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చెత్త మొత్తం తీసుకెళ్ళి ఇలాంటి పూర్ కండిస్ అండ్ కంట్రీస్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఆహ్, చాలా దారుణంగా ఉంటది ఎకనమీ. అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి ఆ చెత్తని అందులో యేసేస్తూంటారు ఆ కంట్రీ‌కి తీసుకెళ్ళి. ఇప్పుడు ఆహ్, అంతెందుకండి మనకి ఆహ్, చైనా ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ప్రపంచ దేశాలు అన్నిట్ల దగ్గర ప్లాస్టిక్‌ని ఆహ్, కొనుక్కుంటుంది తక్కువ రేట్‌కి. అంటే వీళ్ళ
అవునండి. అవునండి. అవునండి. అవునండి. నిజంగా. ఏం చేస్తదండి చైనా ప్లాస్టిక్‌ని గొనుక్కొని?

వాళ్ళు రీసైకిల్ చేస్తారండి దాన్ని. ఈ ఈ ప్లాస్టిక్ మొత్తం కొనేసుకొని దాన్ని రీసైకిల్ జేసి వాళ్ళు అందులో నుండి సామాన్లు తయారు చేసుకొని ఇన్ని బిలియన్ కోట్లు సంపాయిస్తున్నారంటే, అన్ని బిలియన్ కోట్లు సంపాయిస్తున్నారు చైనా!
ఓకే. అదే అండి. బెటర్ గదండీ. రీసైక్లింగ్ చేసుకోవడం చాలా మంచిదండి. హ్మ్, కొనుక్కోవడం చైనా గాదు. మనం జేసుకోవడం కూడా <chuckles> బెటరేనండి. ఆహ్ ప్లాస్టి‌క్‌ని.
ఇప్పుడు అది తెలీకే కదండి! ఇప్పుడు అన్ని కంట్రీస్ ఏం చేస్తాయి, చైనా ఇలా చేస్తందని వాళ్ళకి తెలీదు. వాళ్ళు కొనుక్కుంటున్నారనుకుంటున్నారు తప్ప, ఇదేంటి మాకు చెత్త వదిలేస్తుందనుకున్నారు తప్ప, అది ఏమవుతుందా? అనుకోలేదు. వాళ్ళు ఇలా యూస్ చేసినది తెలియడమే, ఇప్పుడు చాలా కంట్రీస్ ఆపేస్తున్నాయి చైనాకి, ఆ ప్లాస్టిక్‌ని అమ్మడం.
అవునండి. అవును. నిజం, మంచిదేనండి. ఎవరిది వాళ్ళు రీసైక్లింగ్ చేసుకుంటే ఈ ప్లాస్టిక్ వాడినా గాని రీసైక్లింగ్ వల్ల ఆహ్, వెదర్ గాని, ఎన్విరాన్‌మెంట్ గాని పొల్యూట్ అవ్వదండి. అంటే, మనం కొ ఎంతో అంత పర్యావరణ బాధ్యత తీసుకున్నట్టయితామండి దాంట్లో.
అరే! ఏమన్నా బాధ్యత తీసుకోవాలండి! ఎందుకంటే, మీరు కరోనా టైమ్‌లో గుర్తుందా మీకు ఆహ్, ఒక 8 నెలలో ఎంతో మనం లాక్‌డౌన్‌లో ఉన్నాం. ఆ టైమ్‌లోనట పొల్యూషన్ తగ్గిపోయింది. జనాభా ప్లాస్టిక్ వాడకం తగ్గిపోయింది. రోడ్లన్నీ నీ <laughs> నేచుర ఆహ్, చాలా ముందుకెళ్ళిందట. ఆహ్, మనం ఎంత నాశనం చేసామో పొ పొల్యూషన్‌ని
అవునండి. అవును. అవునండి. <laughs> నిజంగానే. <laughs> అవునండి. ఆ క్ ఆ కరోనా టైమ్‌లో పొల్యూషన్‌ది గూడా రేటింగ్ చాలా మంచి మంచి రిజల్ట్ వచ్చిందంటండి. అప్పట్లా. చెప్పిర్రు అది గూడా.
ఎందుకంటే, ఏమంటారు మొత్తం నాశనం చేసిన వాళ్ళందరూ ఇంట్లలో ఉన్నారు. బయటికి వెళ్ళలేదు. దాని బతుకు అది బతికింది ప్రశాంతంగా ప్రకృతి.
అవునండి. అవును. అవునండి. కానీ, ప్లాస్టిక్ వా అదే అండి మనకి ఫ్రీ, తక్కువ టైమ్‌లో అయిపోతుంది. అట్రాక్టివ్‌గా గనిపిస్తుంది ప్లాస్టిక్. ఆహ్, తొందరగా చేసేయగలుగుతున్నాం ఏదైనా. కాబట్టి వాడుతున్నాం అండి. దాని ప్లేస్‌లో మనము వాటర్ బాటిల్ ప్లేస్‌లో మనం కాపర్ బాటిల్స్, స్టీల్ బాటిల్స్ వాడడం బెటర్ అండి. కవర్ల ప్లేస్‌లో మనం ఏదైనా షాపింగ్‌కెళ్తే ఇంటికాడ నుంచి జ్యూట్ బ్యాగ్స్ తీసుకెళ్లడం కానీ, అక్కడ‌నే జ్యూట్ బ్యాగ్స్ కొనుక్కున్న జ్యూట్ బ్యాగ్స్‌ని పెట్టుకొని మళ్ళీ మనం వాడుకోవడం గానీ, అంటే మనకి బడ్జెట్ ఫ్రీ గూడా చేసుకొని మనం చేసుకుంటే బావుంటుందండి. ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి
అంటే, ముందు ఒక ముందు జాగ్రత్త పడితే మనకి ఈసీ‌గా వెళ్తుందండి. నెక్స్ట్ ఆహ్, కొన్ని కొన్ని ఫ్లాప్ అయ్యాయండి. ఇప్పుడు పేపర్ బ్యాగ్‌లు వచ్చాయి ఆ మధ్య. బట్ అవి ఫ్లాప్ అయ్యాయి. ఎందుకంటే, పేపర్ కరిగిపోతుంది. మనం ఇప్పుడు ఏదైనా
ఆ! నిజంగా‌నండి. అవును. కరిగిపోతుంది. నిజ్జంగానండి. కరిగిపోతుంది. అందులో ర్ పేపర్ ఇంకా ఎక్కువ సామాన్లు కూడా వెయిటు గూడా అంతా పెట్టుకోలేదండి. ప పడిపోతుంటాయి. ఫ్రూట్స్ షాప్‌లలో గూడా పేపర్ల బ్యాగ్‌లు ఉన్నాయి కానీ, ఫ్రూట్స్ మనం ఇంటికి వచ్చేలోపే కింద పడిపోతాయి రోడ్ల మీద. అలా అయిపోతుందండి. అవునండి.
ఆ! సో, దానివల్ల అది ఫ్లాప్ అయింది. బట్ మీరన్నట్టు ప్లాస్టిక్కు ఇలా చక్కగా ఇంటికాడ నుండే జ్యూట్ బ్యాగ్స్‌ని పట్టుకెళ్ళడం గాని, లేదా వాటర్ బాటిల్స్ ప్లేస్‌లోని మనం ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్స్‌ని వాటర్‌లు క్యారీ చేయడం గాని, వాటర్ బాల్స్‌ని ఒక మనం కొనడం తగ్గించడం గాని, ఇవి మీరు చాలా బాగా చెప్పారండి. ఆ రకంగా గాని మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇవి తగ్గుతాయి అంటారా?
అవునండి.

ఎవ్వరు ఫాలో అయితున్నారండి అస్సలు ఫాలో అవ్వట్లేదు. లోపల స్టీల్ కవర్‌లో ఇంక ఏసిస్తారు గానీ బయట ప్లాస్టిక్ కవర్ ఏసిస్తారేమోండి <chuckles> మళ్ళీ మనకి ఆహ్, ఎ ఎవ్వరు ఫాలో ఆహ్
మళ్ళీ మనకే సలహా ఇస్తారండి. అలా కాదండి. వాళ్ళు ఎలా గమనిస్తారంటే మనల్ని, కవరుందా అని అడుగుతారు. మన దగ్గర రివర్స్‌ లోని. ఆ! లేదండి అంటే, అయితే ఎవ్వరికి చెప్పకండి అనొక కవర్ తీస్తాడు. లోన్ ఆడు ఆడేంటి పోనీ ఎక్కడైనా ద లాంగ్‌లో దాచేసాడంటే ఎక్కడా ఉండదు. అబ్బా! ఆ డబ్బా కిందే దాస్తాడాడు. అందులో నుండి తీసి ఎవరికీ చెప్పకే ఎక్కడైన దొరికినా నా పేరు చెప్
అవునండి. వ హ్మ్. అవును. <chuckles> అంతే ఆ! మనది గూడా తప్పే గదండీ మనం గూడా కవర్ తీసుకోకపోవడము. ఆ! ప్లసూ తనకు గూడా ఈసీ తనకు కావాల్సింది బిజినెస్ రావడము ఆ టైమ్‌లో. మనకు గావాల్సింది గూడా ఆ ఫుడ్ ఐటెము కాబట్టి మనము సరెండర్ అయిపోతాం వాళ్ళు సరెండర్ అయిపోతారండి ఆ టైమ్‌లో.
<clears throat> అదేనండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటేనండి. ఇప్పుడు మరు మీరు ఏ మీ లేదా మీ హస్బండ్ ఉన్నారు కదా! ఆయన ఏదో డొ ఆఫీస్‌ కెళ్లారు. ఆఫీస్ నుండి రిటర్న్ వస్తున్నారు. మీరు ఇంట్లో వంట చేస్త‌న్నారు. సడెన్‌గా అక్కడ ఎగ్సో, ఏవో అయిపేయాయి. మీరు ఫోన్ చేస్తారు. ఆహ్, ఏవండీ ఇలాగ ఎగ్స్ కావాలి నాకు అనేసి. ఆయన ఇప్పుడు ఇంటికి ఒచ్చి కవర్ పట్టుకొని తిరిగి ఎళ్ళలేరు. సో వచ్చే దారిలోనే ఎగ్స్ పట్టుకొని ఇంటికి ఒచ్చేస్తారు. ఇక్కడ అవసరం కనిపిస్తుంది తప్ప అందులోని ఇంటెన్షన్ ఏం లేదండి వాళ్ళ మీ హస్బండ్
ఓకే. అవును. అవును. <chuckles> అవునండి. ఎళ్ళలేరండి. అవునండి. నిజంగా నిజంగానండి. కానీ మనం తగ్గించాలండి. ప్లాస్టిక్, ప్లాస్టిక్ తగ్గిస్తేనే మనము ఆ! ప్లాస్టిక్ ఫ్రీ అనేవి కొన్ని, కొన్ని ఒప్పందాలు పెట్టించుకోవాలి. కొన్ని పాఠశాలలో గూడా కొంచెం అవేర్‌నెస్ వచ్చేటప్పుడు చిన్నప్పటినుంచే పిల్లలకి ఆహ్, ఆ! ఎడ్యుకేట్ చేయడం బెటర్ అండి. ప్లాస్టిక్ వల్ల నష్టాలు, ప్లాస్టిక్ వల్ల ఎన్విరాన్మెంట్ ఎంత నష్టపోతుంది. మన మనం మనకెన్నీ ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి అని పిల్లలకు గూడా మనం చిన్నప్పటి నుంచి చెప్తే బెటర్ అనిపిస్తుందండి. ఆహ్, ఆటిని ప్లాస్టిక్‌లో గూడా రీయూజ్, రీసైక్లింగ్ అవి ఉంటాయి గదండీ. ఆహ్, ఆ! అది గాడా చేసుకుంటే బెటర్ అనిపిస్తదండి ప్లాస్టిక్‌ని మళ్ళీ మళ్ళీ వాడడం.
కచ్చితంగా అండి. పిల్లలకి చెప్తాం గానీ అంతెందుకండి. ఒక మీరు బాగమనిస్తే ఒక‌ 10 ఐ థింక్ 10 ఇయర్స్ అనుకుంటాను. బ్యాక్ సైడు 2016, 2015 ఆ టైమ్‌లోనీ 'మోడీ' 1 మొదలుపెట్టారు. ఏంటీ 'స్వచ్ఛ భారత్'. మన ఇండియానీ అది నిజంగానే చాలా మటుకు యూజ్ అయ్యింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక వ్రాప్ పడేయాలంటే ఒక నిమిషం ఆలోచించి మనం డస్ట్‌బిన్‌లో పడేస్తున్నాం.
అవునండి. 'స్వచ్ఛభారత్'. <chuckles> అయ్యిన్